నిజం చాలా లెక్కేగా. అవును.
ఇప్పుడు, ఇప్పుడు మీరు గు చూశారో లేదో ఇప్పుడెలాగుంటది చెప్పనాండి? ఒ ఒకప్పుడు పండగయితేనండి ఇంట్లో ఆడవాళ్ళుండు హడావిడిగా ఉంటారండి. మగవాళ్ళేం‌టో అది తెచ్చి ఇది తెచ్చి ఆహ్, తెచ్చేసిన తర్వాత రెడవ్వడం, స్నానాలకెళ్ళడం, ఒకలి తర్వాత ఒకలు స్నానాలు చేయడం, ఇలగుండేదండి. ఇంట్లో అయ్యబాబోయ్! ఇంకా వంటలవ్వలేదా అది ఇదనేవోరండి.
అవునండి. చెప్పండి. అవును. అవును. వులేగుంటుంది. అవును. నిజమండి. అవును.
ఇలాగుండేది. కానిప్పుడెలాగా చెప్పనండి! పండగనుకోండి రేపు, పొద్దున్నే లెగిత్తారు. అందరూ స్నానాలు చేస్తారు. బట్టలేసుకుంటారు, కుర్చుంటారండి. ఎవరిక ఎవరి ఫోన్‌లు వాళ్ళు పట్టుకుంటారు. ఇంతలోపు 11 గంటలకి ఇలా వచ్చేస్తదండి భోజనం మనకి ఆర్డర్ వచ్చింది. వచ్చింది కుర్చుని తినేత్తారు. అంతే మళ్ళీ ఫోన్‌లు పట్టుకుంటారు. ఎళ్ళిపోతారు. అయిపోయింది పండగండి.
అవును. స అవును. కూర్చుంటారింకా. <laughs> పట్టుకునే ఉంటారు. నిజ ఆర్డర్ ఇచ్చినదా తినేస్తారు. వెళ్ళిపోత్ అయిపోయిందండి పండగ. <chuckles> నిజమండి. చాలా చక్కగేం నిజంగాండి.
ఇలా ఉంటు ఇ ఇలా ఉన్నదండి పండగ. కానీ ఇది చూడండి ఆహ్, పొద్దున్న లేసినుండి హడావిడి. అమ్మో! ఇప్పుడు తొందరగా వంటలు చేసుకోవాలని హడావిడిగా లేగుస్తాం. వోయిన్ మగవాళ్ళకి, పిల్లలకి, అందరికి పనులుంటయి. మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ కడుగుడూల్లో కూడానండి అయ్యో! కడుక్కోవాలి. నేను కడుగుతాను, నేను కడుగుతాను, అలాగా సరదాగా కడుక్కుంటారు తినేసి మళ్ళీ. ఆయ గిన్నెలు గిన్నెలన్నీ కడిగేసుకుంటా కుర్చొని మాట్లాడుకోవడం, టీ తాగడం, తర్వాత ఏం ఎళ్తారులే కుర్చో. లేతే ఉన్నాది పట్టుకెళ్ళిపో. ఇంకోటి ఏంచేప్పన మిగిలిందనుకోండి. ఆ నైట్ కూడా తి ఆ నైట్ కూడా తినో. నైట్ తినేస్తారు. లేదంటే ఒకవేళ ఎళ్ళిపోయేవాళ్ళుంటే పట్టుకుని ఎళ్ళిపోతారు. అ అప్పుడు కూడా నండి వాళ్ళు ఓ ధీమా ఉంటది. హో! నైట్ ఎళ్తే మనం వంట చేయం కదా! ఇదుంది కదా! సరేలే ఒక గంట ఇక్కడే కుర్చొని ఎళ్దాంలే అన్నట్టుగా ఉంటా
లేస్తాం. అవునవును. నిజం. నిజమండి. అవును. నిజం. ఆ! నైట్‌పుట తినేస్తారు. నిజంగా. ఎళ్ళిపోతారు. అవునండి. అవును. కూర్చుందాంలే అన్నట్టు 10 మంది మాట్లాడుకుంటారు. మంచి సంబంధం రిలేషన్‌షిప్సన్నీ చనోపైతే.
ఇ ఇదే ఇలా. కానీ ఇదీ లేదండి. ఇలాగుండాలండి పండగంటే.

ఆ! నిష్టగుంటారు. అవును.
అవును. కానీ ఆళ్ళని మోసం చేసినట్టే కదండి!
కాదండి. నిజంగా చాలా మోసం చేసినట్టే గదండీ! నిజంగా. మళ్ళ ప్రైసేమన్నా తగ్గిస్తన్నారా అంటే, అది గూడా లేదు గదా! ఆ! నిజంగా మీ అనుభవంలో ఇప్పుడు, ఇలా వేడుకలు ప్లాన్ జేసుకునేటప్పుడూ, ఆహ్, ఇప్పుడు మాంసాహారం వాళ్ళొస్తుంటారు, శాకాహారం వాళ్ళోస్తుంటారు. మీరు ముఖ్యంగా ఒక గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ జేసుకుంటారా, లేకపోతే వ అంటే, వారు ఆ! ఆ! అంటే, మనకుంటుంది. ఇప్పుడు మన బంధు వర్గంలో మనకు తెలిసుంటుంది. ఆహ్, పెద్ పె అవును.
అవును. అబ్ అవునండి. అవునండి. అవును. హ్మ్. లేదండి. నిన్న ఆ! మేము ఎలాగ ఎలా పెడతామంటండి, హ్మ్, మాంసాహారం, శాకాహారం ఉండి ఇప్పుడూ పక్కకా నాన్ వెజ్జుంటదండి. అలాగని వెజ్జు ఉంటది. అక్కడ మేవన్నీ, ఎవరికి ఏది కావాలో, ఇప్పుడు సెక్షన్స్ డివైడైయిపోతయండి.
నిజం. అవును. ఓహ్! సెక్షన్స్ డివైడ్ చేసేస్తరు అయితే.
క కలిపొండేస్తాము. హ్మ్, వెజ్జంతా ఓ పక్కకెళ్ళిపోద్దండి. నాన్ వెజ్జంతా ఓ పక్కకొచ్చేస్తది.
అవును. నిజమండి. అవును.
ఆ! ఎవడికి ఎక్కడ కావాలంటడు? ఒకేళ అన్నీ మిక్సప్ పెట్టినా, ఎవరికేది కావాలో ఆళ్ళదేసుకొని తింటారండి.
అవును. అవునండి. ముఖ్యంగా నాన్ వెజ్ ఒండే సమయంలో, వెజ్జో ఏ అంటే, ఎ ఎలాంటి ఐటెమ్స్ ఒండుతారు?
ఆ! పక్కాగయితే నేనూ చికిన్‌కే ఎక్కువుగా ఎక్కువిస్తానండి.
<coughs> అంటే ఎట్లంటే, పొప్పు, వంకాయ. వేజ్ వాళ్ళకు.
అంటే, నేన్ వెజ్ వాళ్ళకైతే నేను వంకాయ కర్రీ. ఆహ్, ఇంకా ఈ ఇదేంటంటే, పప్పు, అదేంటి సాంబారు.
అవునండి. సాంబారు. అవునండి.
అహ! ఇంకా ఇప్పుడు కొత్త కొత్తగా వంటలొచ్చేస్తన్నయండీ. ఈళ్ళేదోటి చెప్తా ఉంటారు. ఆవ్ పన్నీర్ కర్రీ అని జెప్తారండి. లేతే ఆ! అయితే, కొంచెం నేను ఎలాగంటది, ఇక్కడా నేనూ
అవునవును. కొత్త కొత్త రకాలు. ఈ పొట్టల కొట్ పన్నీర్ కర్రీ. ముఖ్యంగా పన్నీర్ కర్రీ అండి నిజంగా. నేను వె వెజిటేరియన్.
ప్రతిది బడ్జెట్‌లో చూస్తానండి.
ఆ! నిజం. ఇది ముఖ్యమండి నిజంగా. మనమూ గొప్పలికి పోయీ అవీ ఖర్చు పెట్టేయడం. వస్తారు, తింటారు, పోతారండి, వెజ్జయితే ఏంది, నాన్ వెజ్జయితే ఏండి.
అవునండి. నేను ఎప్పుడైనా సరే! వంటాయనకేమని చెప్తానంటండి, ఇప్పుడూ నేనూ బె ఒక 5 ఐటెమ్ చెప్పేస్తానండి. ఎలాగంటే, నాకు బిర్యానీ రైసు, చికెను, సాంబరీ.
అవును. అవును. అవును. అవును.